సాధారణంగా చూసినట్టయితే, ప్రతి ఒక్కళ అంటే, వాళ్ళు ఒక్కొక్కళు ఒక్కొక్క విధంగా ప్రేమను వ్యక్తపరుస్తారు. అంటే, అది తల్లిదండ్రులు గాని, కుటుంబం గాని, మనకి ఆప్యాయంగా ఉన్నవాాళ్ళు గాని, ఫ్యామిలీ గాని ఇట్లా. మరి మీ కుటుంబంలో ప్రేమను సాధారణంగా ఎలా తెలియజేస్తారు మీరు?
అవునండి. హ్మ్. అంటే, మాది కూడా ఆల్‌మొ‌స్టు చెప్పాలంటేనండి, అందరి కుటుంబాలు ఇలాగే ఉంటాయేమో అనిపిస్తది. ఎందుకంటే, మా ఆహ్, అంటే, మా చిన్నమ్మోళ్ళ ఇంటికి గాని, లేకపోతే మా అత్తయ్యోళ్ళ ఇంటకెళ్ళినా కూడా నేను కొద్దిగా ఇటువంటీ సం ఆహ్, సిట్యుయేషన్సే ఎక్కువగా చూస్తూ ఉంటాను వాళ్ళ మధ్యన గూడా.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్.
హ్మ్. అయితే మా దగ్గరెంటంటే, కొన్ని స్పెషల్‌గా కూడా ఉంటాయన్నమాట.
ఓహ్! అంత స్పెషల్‌గా‌నా ఏంటో అది?
<giggles> అంటే, ఫర్ ఎగ్జాంపులిప్పుడు, నార్మల్‌గా కుటుంబం ఉన్న తర్వాత ఏదో ఒక గొడవలు జరుగుతా ఉంటాయి కదండీ!
హ్మ్. ఆ! అది కామన్ అసల. సిలీ రీజన్స్‌కి గూడా <giggles> గొడవవుతదని జెప్పొచ్చు.
అవును. ఆ! అంటే, టీవీ రిమోట్‌లో బ్యాటరిలయిపోయినా కూడా గొడవ పడ్డ సందర్భాలున్నాయి. <chuckles>
హ్మ్. అవునవును. అది నిజంగానేం. <giggles> అదే చెప్తున్నా సిల్లీ రీజన్స్ గూడా ఉంటాయని <giggles> జెప్పొచ్చని. హుహు.
అవును. అటువంటి అంటే, ఆ సందర్భంలో అదే యాక్చువల్‌గా చెప్పాలంటే, దేశం ఆహ్, 2 దేశాల మధ్యన పెద్ద యుద్ధం జరుగుతున్న ఫీలింగుంటది.
<giggles> యుద్ధం. ఓకే. ఓకే. అలా జరిగిందా మీ మీ ఫ్యామిలీలో గూడా?
<giggles> ఆ! నాకు, మా అక్కకి.
ఓకే. హ్మ్.
ఒకసారి ఏం జరిగిందంటే! ఆమ్-ఆవిడేమో ఎక్కువగా మ్యూజిక్ అది ఎక్కువగా చూస్తూ ఉంటారండి. పాటలు ఇలాగా అంటే జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ అని చెప్పి ఛానెల్స్ ఉండేయి కదా!
హ్మ్. ఓకే. అవునవునవును.
దానిలో మ్యూజిక్ చూడడం ఆవిడికి బా ఇష్టం. నాకేమో సినిమాలు పెట్టుకొని అలా చూస్తూ ఉంటాననమాట సినిమాలు చూడడం.
ఓకే. మీరు మూవీస్ త "తను సాంగ్స్ అక్క". హ్మ్.
అవును. అది కూడా ఏంటంటే, నేను యాక్షన్ మూవీస్ ఉంటాయి. ఈ హెచ్‌బీఓలో లాకపోతే స్టార్ మూవీస్‌లో కొద్దిగా ఇలా 'ప్రిడేటర్స్' అని. <giggles> లాకపోతే ఏ 'ఏలియన్స్' అని. ఇటువంటి సినిమాలొస్తూ ఉంటాయి.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆ! అవును. ఓకే. ఓకే. హ్మ్.
అయితే ఇప్పుడు కూడా ఇద్దరం రిమోట్ గురించి కొట్టుకుంటా ఉంటాం. మధ్యలో రిమోట్ పాపం బలేైపోతా ఉంటది. <giggles>
<giggles> కింద పడిపోతది. చచ్చిపోతది పాపం రిమోట్ నిజంగానే. ఆ!
కింద పడిపోతుంటది. <giggles> అది యాక్చువల్‌గా చెప్పాలంటే, మా ఇద్దరి వల్లే దానికి ఒక 4, 5 రిబ్బర్‌బ్యాండ్లు ఎయ్యాల్సిన సిట్యుయేషన్ కూడా వచ్చిందనమాట.
<chuckles> ఆ! ఓకే నైస్ <giggles> ఏం అనలేదా మరి అప్పుడు మమ్మీ, డ్యాడీ?
ఆళ్ళకలవాటైపోయింది. ఏం జేస్తారు పాపం వాళ్ళైనా.
ఓకే. వీళ్ళిద్దరి మధ్యలో ఎళ్ళడం కన్నా కామ్‌గుండడం నయం అనుకుని ఉంటారైతే. హుహు.
అంతే. అదే చెప్తారు. అయితే "మా అమ్మకి మాత్రం కోపమొచ్చిందనుకోండి బ్యాలెన్స్ చేసేస్తారు." ఎవరో ఎవరు తప్పు జేస్తే వాళ్ళనే కాదు కొట్టేది. ఇద్దరిని కొట్టేస్తారనమాట.
ఓకే. బ్యాలన్స్ చేస్తారంటే, నేను ఇంకేంటి బ్యాలెన్స్ చేస్తారనుకున్నాను దీంట్లోనా? ఓకే. హ్మ్.
<chuckles> అవును. అంటే, ఇద్దరికి సరి సమానంగ ఇచ్చేస్తారు. ఆవిడికి కొన్ని, నాకు కొన్ని ఇచ్చేస్తే, ఇద్దరం కూడా ఒకళనొకళ్ళు చూసుకుంటూ, నీకు పడ్డయగా, నీకు పడ్డయగా <chuckles> అని నవ్వుకుంటాం. <chuckles>
ఆ! ఓకే. ఓకే. కామైపోతారు. <laughs> ఆ! ఓకే. సంగా
అంటే, నాకు తగిలినియి అన్నదీ బాధ కన్నా, ఆవిడకి కూడా తగిలిందన్న <chuckles>
తనకి తగలలేదనే బాధేక్కువుంటదని, ఆ! సమానంగా ఇచ్చేస్తారంటారు. ఓహ్! నైస్. ఓకే.
అవును. అదే అదే. హ్మ్. అంటే, అన్నం పంచడం గానీ, లేకపోతే ఏదన్నా, బిర్యానీ పంచడం, అన్నిట్లో కూడా సరి సమానంగా చూస్తూంటారనమాట అమ్మ. <chuckles>
అవునవును. తన్నులు పంచడం కూడా ఇ <chuckles> చూస్తారయితే. ఓకే. నైస్. అయి
అవును. అంతే. అయితే ఒకసారి ఏం జరిగిందంటే? అలాగే కొట్టుకుంటూ, కొట్టుకుంటూ రిమోట్ పడిపోయిందండి.
హ్మ్.
అప్పటికి యాక్చువల్‌గా మాక్ మధ్యాహ్నం హమ్మా, టీవీని ఆపరేట్ చేసేటప్పుడే, ఆమె గమనించిందంట. సరిగ్గా సిగ్నల్ రాట్లేదు అని ఎనకమాల అంటే, మనకి, బాగా అలవాటు కదా! మన ఇండియన్ కల్చర్‌లో ఏంటంటే, రివర్ సరిగ్గా పని చేయిపోతే దాన్ని వెనకాల కొడతా <chuckles>
ఓకే. ఈ ఎనకాల ఇలా కొట్టి మరి పెడతారు అదేనా? ఆ! ఆ!
అవును. <chuckles> సో, అలా చేసేటప్పుడే కొద్దిగా బ్యాటరీ అయిపోయిందని చెప్పి, ఆవిడకి అర్థమైంది. కాపోతే మాకు చెప్పలా.
హ్మ్.
మేమలా లాక్కుంటూ, లాక్కుంటూ రిమోట్ కింద పడిపోయింది బ్యాటరీలు బయటికోచ్చేసినాయనమాట.
ఓకే. ఓకే. ఆ!
హ్మ్. ఇదేంటి? ఇది కొత్త రిమోట్ యాక్చువల్‌గా జెప్పాలంటే, పాత రిమోట్ అన్నీ రబ్బరు బ్యాండులు ఎసానని జెప్పాం గదా!
ఓకే. ఓహ్! దాని కాలం చెల్లిపోయిందైయితే పాతదాంది.
ఆ! దాందైపోందని జెప్పి, నాన్న ఇంకో రిమోట్ తీసుకొచ్చారు. ఇది రెండో రోజనమాట. ఈ సందర్భం జరిగింది.
ఓహో! తీసుకొచ్చిన సెకండ్ డేనే. ఓకే. హ్మ్.
హ్మ్. అయితే రిమోట్ మార్చారు గానీ, బ్యాటరీలు ఆ పాతయే ఏసారు.
ఓకే. ఓకే. అదేలెండి. హ్మ్.
పాత రిమోట్లయే. <giggles> అయితే ఆహ్, ఇమ్మీడియేట్‌గా ఏంటంటే, మళ్ళీ అంటే ఎవరన్నా చూస్తారని జెప్పేసి గబుక్కున మేమిద్దరం కలిపి బ్యాటరీలు పెట్టేసి, ఆహ్, అది కూడా ఒక్కొక్కటి రివర్స్‌లో పెట్టి, అది తీసి, మళ్ళీ తీసి, అంటే స్ప్రింగు వైపు హ్మ్.
వా! ఇక్కడ కలిసికట్టుగా కలిసిపోయారా అయితే అక్క, తమ్ముడు?
తప్పదుగా మళ్ళీ ఇద్దరికిచ్చేస్తది అమ్మ.
అదేలెండి. ఓకే. ఆ!
<giggles> ఎందుకొచ్చిందని చెప్పి ఇద్దరం కలిసిపోయామనమాట.
ఓకే. అదేలెండి. ఆ!
కలిసిపోయి బ్యాటరీలో నీట్‌గా అలా పెట్టేసి, ఆన్ ఆహ్, రిమోట్ ఆపరేట్ చేస్తంటే అవ్వట్ల.
ఆ! ఓకే. <giggles>
అయిపాయి. <giggles> ఏముంది ఇక వె రిమోట్కేదో అయింది. రెండే రోజే అయింది. నాన్న కొత్త రిమోట్ ఇచ్చినప్పుడే జెప్పారనమాట మాకు వార్నింగ్ ఇచ్చారు ముందుగానే.
ఇంకా ఇదే లాస్ట్ అన్నట్టా?
ఆ! ఇంకోసారి రిమోట్ కాదు. మిమ్మల్ని మార్చేస్తాను, తీసుకెళ్లి హాస్టల్‌లో పడేస్తానని చెప్పారు.
స్వీట్ వార్నింగ్.
<giggles> ఆ! కొంచెం. <chuckles> సో, అయిపోయిందిక మాకు బతకైపోయిందింకా అని చెప్పి, అయితే ఇక ఆళ్ళకి తెలిస్తే, మళ్ళీ కొడతారని చెప్పేసి స సైలెంటుగా రిమోటక్కడ పెట్టేసి, ఆహ్, టీవీ స్విచ్ ఆఫ్ చేసి ఆవిడ ఒకవైపెళ్ళిపోయింది, నేను ఒక వైపెళ్ళిపోయి పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నాం.
హ్మ్. అబ్బా! అసలు ఏమన్నా అక్కడే అనుమానం వచ్చేస్తది కదండీ ముందు!
హ్మ్. <giggles> కదా! అదే ఈజీగ గా ఆళ్ళకి తెలిసిపోద్దండి పేరెంట్స్‌కి. అప్పుడు అమ్మేంటంటే, మా కోసం పునుగులవి ఏసింది. అయి తీసుకొని మా అదే టీవీ ఉన్నదెగ్గరికి గ ఆ గదిలోకొచ్చేసరికి మేమిద్దరం చదువుకుంటున్నాం నీట్‌గా.
ఆ! చదువుకుంటున్నారు. హ్మ్.
హ్మ్. ఆవిడ చూసింది ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడకుండా వచ్చి ఆ! టీవీ దగ్గరకొచ్చి, టీవీ కట్టేసుంది కదా! అని చెప్పి, మళ్ళీ ఆన్ చేసి, రిమోట్‌ని ఇలా ఇలా అన్నారనమాట.
ఏంటో తేడాగా ఉంది అనుకోనుంటారు పాపం. హ్మ్. ఓకే. ఆ!
అనంగానే ఆహ్, కాకపోతే ఆ ఎనకమాల క్లిప్పు కొద్దిగా మేము సరిగ్గా పెట్టలా.
ఓకే. ఓకే. అదేలెండి. హ్మ్. <giggles>
హ్మ్. దొరికేసామిక. దొరికేస్తే "ఏరా? టీవీ రిమోట్ మళ్ళీ పగలగొట్టారా?" అని అడిగింది?
హ్మ్. <giggles>
"అంటే అదేం లేదమ్మా!" ఒప్పేసుకుంది అక్క మా అక్క అయితే అస్సలు ఆగదనమాట. "తమ్ముడు తమ్ముడు లాగేసుకున్నాడు నా చేతుల్లోంచి" చెప్పేస్తది ముందు నా మీద దోసేస్తది.
ఓహ్! <giggles> ఓకే. అదేలెండి. ఆహ్, ఇదంతా అంటే ఏ ఏజ్ కాన్వర్సేషన్ ఇప్పుడిది?
అదే. ఇది నేను సిక్స్త్, సెవెన్త్ ఆ ఏజ్‌లో అండి.
ఓకే. ఓకే. అదేలే 11 ఇయర్స్, 12 ఇయర్స్ ఆ టైంలో. హ్మ్.
<giggles> ఆ! అంతే ఒక 12, 13 ఆ రేంజ్‌లోనే ఉంటాము. అయితే ఇక చూసిన తర్వాత అమ్మ ఆమ్ ఆహ్, అమ్మ చెప్పేసిందనమాట. మమ్మల్ని అర్థం చేసుకొని నవ్వి. "అదేం లేదు లేరా ఆల్రెడీ బ్యాటరీ అయిపోయింది. కానీ ఇంకోసారి కొట్టుకోవద్దు. నాన్నకి చెప్తాను ఇంకోసారి కొట్టుకుంటే" అని చెప్పేసి, బ్యాటరీలు మారిస్తే, మళ్ళీ టీవీ ఆపరేట్ అయింది. ఇంక పుస్తకాలు అక్కడ పక్కన పెడేసి వచ్చేసి, టీవీ ముందు కూర్చొని మళ్ళీ కొట్టుకున్నాం.
ఓకే. హ్మ్. పనుగులు తింటున్నారా? <giggles>
ఆ! <giggles> అంటే కొంతసేపు ఒక పావు గంట దాకా బానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ నేను సినిమా అంటాను, ఆవే పాటలు అంటది. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది గొడవ. <giggles> ఎలా అంటే, చిన్ని చిన్ని వాటిలోనే చాలా ఉంటదండి. అంటే అప్పటికప్పుడే కొట్టుకోవడం గాని, అప్పటికప్పుడే కలిసిపోవడం. అవును.
ఆ! మళ్ళీ కామన్. ఓకే. హ్మ్. అప్పటికప్పుడే కలిసిపోవడం గాని అవును. అవును. హ్మ్.
చాలా బావుంటది. ఒక్కొక్కసారి హ్మ్ చెప్పండి.
అంటే మరి ఎ హ్మ్. ఆ! అదే మరీ తర్వాత పెద్దయ్యే కొద్దీ, ఆ ఎఫెక్షన్ అయితే ఉండదు కదా! చిన్నప్పుడు ఉన్నంత. ఆ! పెరిగాక. అంటే ఈ చిలిపి ఈ చిలిపి పనులు నేననేది. హ్మ్.
లేదు. అంటే ఇలా కొట్టుకోవడం అదైతే కుదరదు గానీ అవును. <giggles> ఇవిండవు. బట్ అది చూపించే విధానంలో తెలిసిపోద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొంచెం పెద్దయిన తర్వాత మా అక్క జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తరపుడా"" ఆహ్, ఎప్పుడైనా నాకు కొద్దిగా డబ్బులు కావాలనుకోండి, డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి ఆవిడ పర్స్ ఓపెన్ చేసి, నేను డబ్బులు తీసుకొని ఎళ్ళిపోయేవాడిని.
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఆ ఫ్రీడమ్ ఉంటది అన్ యాక్చువలీ. అవును. ఆ!
అదే. <chuckles> అదోటుంటది. చూసిద్ది, తిట్టిేద్ది, పోనీ తిట్టిందని జెప్పేసి డబ్బులెక్కడైనా దాచిద్దా అంటే దాయదు. "ఈడు ఎలాగో తీసుకుంటాడలే" అని జెప్పి అక్కడే పెట్టిద్ది. <giggles>
మళ్ళీ అక్కడే పెట్టు. ఓకే. అదేలెండి. హ్మ్.
హ్మ్. అంటే అది ఆహ్, మాటల్లో ఏముండదండి, మనం చెప్పుకోవడం ఏముండదు. అదలా ఎక్స్‌ప్రెషన్‌లో లేదు. మనం చేసే ఈ హ్మ్. యాక్షన్స్‌లో, పనుల్లో తెలిసిపోతా ఉంటది.
హ్మ్. యాక్షన్ పనుల్లో. ఓకే. అదేలెండి. మరిప్పుడు ఆహ్, ఇది మీరు చిన్నప్పుడు అమ్మ వళ్ళు పెద్దప్పుడు అంటే, అమ్మ వాళ్ళు నార్మల్‌గా ఉన్నప్పుడు. ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా పెద్దయ్యారు, మీరు పెద్దయ్యారు గదా! ఇప్పుడు ఓ ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం, కొంచెం ఏంటంటే ఆహ్, ఏజ్ రీత్యా అవ్వచ్చు కొంచెం చెప్పిన్ ఆహ్, చెప్పిన మాటలే చెప్పడం లేపోతే కొంచెం అన్నవే అని, మనం ఒద్దన్నా చెయడం. ఇట్లా చేస్తూ ఉంటారు గదా! మరి అప్పుడు ఏం జేస్తారు మీరు?
అదే. అవును. అదే. అదే. <giggles> అవును. చాదస్తం ఒస్తది. <chuckles> అవును. హ్మ్. హ్మ్. హ్మ్. మా అమ్మా అంటే మా నాన్న అయితే గనుక మంచిగా ట్రెండ్‌లో‌నే ఉంటారండి. నాకన్నా చెప్పాలంటే నాకన్నా ఎక్కువ ట్రెండ్‌లో‌ ఉండేవాళ్ళు మా నాన్నగారు. ఆ! మా అమ్మగారైతే మాత్రం ఏదన్నా కొద్దిగా ఇప్పుడు ఒక చిరిగిన ఫ్యాంటేసుకున్నాననుకోండి. అంటే టర్న్ జీన్స్ అనేసి ఎలా ఏసుకున్నా <chuckles>
ఓకే. ఓహ్! నైస్. ఓకే. హ్మ్. డా ఈ ఈ దీనికె అమ్మలు బా లింక్ అవుతారు ఓకే. ఆ!
అదే. అరె! అసలు ఏంట్రా అది? ఏ కుక్క కరికేసిందా? లేకపోతే ఏం జరిగింది?
చిరిగిపోయినయి ఎసుకోకూడదు. ఇలాంటివా?
హ్మ్. ఇరిగిపోయిన బట్టలెసుకొని బయటికెళ్తే లక్ష్మీదేవి కూడా అలాగే ఎళ్ళిపోద్ది నీ జోబులోంచి బయటికిళ్ళిపోద్ది.
ఓహ్! ఓకెే. <chuckles>
<chuckles> సో, ఇలాంటప్పుడు, ఆవిడకేమో నచ్ఛ కొన్ని, కొన్ని సార్లేంటంటే, బా ఇరిటేట్ చేసేస్తారండి. ఎప్పుడన్నా మంచి హడావిడిలో ఉన్నప్పుడు, తినెల్లు, తినెల్లు, తినెల్లు అని చెప్పేసి కూర్చోబెట్టేస్తది.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అది మీ పనిలో ఉన్నప్పుడు.
నాకేమో ఆ! అప్పుడు నాకేమో టైమయిపోతా ఉంటే, ఏ ఎళ్లవమ్మా, మరి నువ్వు చేసేలేగాని పెద్ద అన్నట్టుగా, కొంచెం కసురుకొని, ఎళ్ళిపోతా.
హ్మ్.
ఆహ్, పాపం ఇహ అంటే, మనమేమో బయటికెళ్ళిపోయి, మనం మర్చిపోతాం.
అవునవును. కాని, మీరు కసురుకున్న అంత పట్టించుకోరండి, వాళ్ళు అంటే, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ గూడా ఉంటదా?
హ్మ్. కానీ, నేను. లేదు లేదు. లేదు, మా అమ్మ పట్టించుకుంటది ప్రతీది అలిగిద్ది. <giggles>
<giggles> ఓహో! ఓకే. అయితే, ఏం జేయలేం‌లే. ఓకే. <giggles> ఆ!
<chuckles> అదే. <chuckles> అంటే, సాయంత్రం ఒచ్చాక, ఎలా ఉంటందంటే, పొద్దున్నే తిట్టి ఇలాగ కసురుకొని ఎళ్ళిపోయానుకో, సాయంత్రం ఇంటికి రాంగాలనే...
హ్మ్. హ్మ్. ఓకే.
అమ్మా ఆకలేస్తుంది, ఏదైన పెట్టు అన్నాననుకోండి
మాట్లాడరా?
ఆహా! అసలు రెస్పాన్సుండదు.
ఆ! <giggles>
అమా! అమా! ఏమైంది మా? ఏమైంది, <giggles> అంట?
మీరే మర్చిపోతారేమో! అసలు జరిగిన సంగతి?
నాకు గుర్తుండదు, ఆల్మోస్ట్ ఆవిడతో మాట్లాడుతూ, మాట్లాడుతూ ఒక పావు గంట తర్వాత. అరే! ఆ! సారీ మా. అది పొద్దునా అనుకోకుండాలా అనేసి, ఏదో ఎక్స్‌ప్లైన్ చేస్తుంటే, "ఏ పోరా నాకేం సంబంధం లేదు. నువ్వు కావాలనుకుంటే, ఎళ్లి తిను అక్కడ పడి వండేశాను. నువ్వు తిను తర్వాతొచ్చి అరుసుకో కావాలంటే, నా మీద" అను
హ్మ్. <giggles> హ్మ్.
<chuckles> హ్మ్. సో, ఏంటంటే ఆవిడకేంటంటే ఆహ్, ఈ పునుగులు గాని, లాపోతే బజ్జీలు గాని బయట ఏస్తా ఉంటారు కదా! సమోసాలు.
అవునవును. హ్మ్.
ఆ! ఇవి ఇష్టమనమాట. సో, కొద్దిగా కూల్ చేయడానికి, గబుక్కని బయటికెళ్ళి ఏదోక అప్పుడు ఉల్లిపాయ సమోసాలండి యాక్చువల్‌గా. హ్మ్. ఈ బంగాళదుంప సమోసల కన్నా ఉల్లిపాయ సమోసలెక్కువగా ఉండేయి.
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అదలెండి. హ్మ్. అది తీసుకొచ్చి ఐస్ చేసేసేవాళ్ళైతే.
హ్మ్. అంటే మా దెగ్గర అవైలబిలిటీ ఆ! అంతే. అయి తీసుకొచ్చేసి అది కూడా ఏంటి, మళ్ళీ ఏదో ఆహ్, నార్మల్‌గా ఏదో మాటలు చెప్పి అదేమి ఉండది ఇక మళ్ళీ. అయి తీసుకొచ్చేసి, అమ్మా తిను అని చెప్పేసి పక్కన పెట్టి టీవీ బెట్టుకుంటే. ఆవిడ కొంసేపు అలా చూస్తూ, చూస్తూ స్లోగా ఒకటి తీసుకుంటారు, <chuckles> నార్మలయిపోయి టీవీ రిమోట్ నా చేతిలో ఉన్నది కూడా లాగేసుకొని, సీరియల్ బెట్టుకుంటదిప్పుడు.
ఓకే. ఓకే. హ్మ్. మెల్లిగా నార్మల్‌గా ఒచ్చేస్తారు. ఓకే. నైస్.
అంటే అప్పటిదాకా ఇక ఏం పెట్టుకోకుండా, అలా డల్‌గా కూర్చొనుంటదనమాట.
అదేలెండి. అదేలెండి. కానీ, ఇదంతా ఒకటైతే ఆహ్, ఆఫ్టర్ మ్యారేజనుకోండి మీ పెళ్లయినాక. ఆహ్, ఆహ్, అంటే ఆహ్, ఇది ఉంటుంది కదా తల్లి ప్రేమ అనే దా ఏదైనా గానీ, ఇప్పుడు ఏదన్నా ఒక మాట అన్నా అంటే, మీరు ఇప్పుడు మీ వైఫ్‌తో ఆ ఇచ్చు, పుచ్చి ఏదైనా ఒక మాట అంటే ఇంకా హర్టయిపోతారా?
హ్మ్. ఓకే. అవును. హ్మ్. అంటే అమ్మగారి గురించి అంటున్నారా? లాపోతే వైఫ్ గురించి అంటున్నారా? హ్మ్. అంటే కొంచెం చెప్పాలంటే, ఆహ్, ఇప్పుడూ అమ్మకీనూ, వైఫ్‌కి మధ్యలో <chuckles> అదీ, అది మధ్యలోకెళ్ళకూడదండి, కొన్ని సందర్భాల్లో లాగుతారు వాళ్ళు ఖచ్చితంగా.
అవునవును. అమ్మగారు. ఎళ్ళగూడదంటారా? హుహు.
హ్మ్. అటువంటి సందర్భాల్లో ఏంటంటే, ఖచ్చిత ఆ కొంచెం ఇప్పుడూ అమ్మ అంటే కొంచెం పెద్ద వయసు కాబట్టీ, కొద్దిగా ఫస్టు వైఫ్‌ని కసిరేసి "నువ్వు ఎళ్ళిపో, అది ఒదిలేసేయి అమె చూసుకుంటది" అన్నట్టుగా కొంచెం కసిరి అమ్మకు కొద్దిగా సముదాయించేేసి, అక్కడితో ఎక్స్‌ప్లైయిన్ జేసి, ఆవిడ పని ఆవిడ చూసుకుంటది మళ్ళీ ఇప్పుడు లోపలికెళ్ళి ఆవిడ్ని బతిమిలాడుకోవాలి.
టిప్పైటా? ఆ! ఓకే. <giggles> పెద్ద టాస్కే గదా! అబ్బాయిల్ది?
"అలా కాదు నాన్నా" <giggles> పెద్ద టాస్క్ అసల. భయంకరం.
కలిపిచ్చిన టాస్క్ నిజంగా ఇది మటికి. కానీ, ఎంత ఉన్ హ్మ్. ఎంత ఉన్నా ఆ!
అదే. అంటే హ్మ్. అంటే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఏదో ఆ సందర్భంలో నేనండి కొట్టుకునేది మా వోళ్ళు కూడా. హ్మ్. మళ్ళీ తర్వాత ఆళ్ళాళ్ళు కలిసిపోతారు.
ఆ! అదే జెప్తున్నాను నేను గూడా. ఎంత ఉన్నా, మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ టైమే.
అదే. మళ్ళీ ఏదన్నా నా గురించేదన్నా, నేనేదన్నా మిస్టేక్ చేసి, ఇంటికొచ్చానునుకోండి, ఇక వాళ్ళిద్దరూ ఒకటైపోయి, వాళ్ళిద్దరూ ఒక దేశం, నేను వేరే దేశం అన్నట్టు నా మీదె యుద్ధం జేస్తా ఉంటారు.
హ్మ్. నిజంగా. నిజంగా. అదే ఆ ట ఆ పాయింట్ ఆఫ్ టైమే గానీ, తర్వాత మళ్ళీ ఆహ్, అది వేరే ఉంటది నిజంగానే. <giggles>
<giggles> అంతే. అదంతా కమ్యూనికేషన్ మీదే ఒచ్చేస్తదండి. అంటే, ఒకళ్ళూ అంటే అమ అందరం కలిపే ఉంటాం కదా! ఒకే ఇంట్లో ఉంటాం గాబట్టి, కొద్దిగా అంటే వాళ్ళ గురించి మనం అర్థం జేసుకోడం, లాపోతే వాళ్ళ గురించి మనం కొంచెం మార్చుకోవడం ఇప్పుడు మా అమ్మ ఉన్నారు, మా అమ్మ సీరియల్ చూడ్డం అలవాటు కదా!
హ్మ్. ఓకే. హ్మ్. అవును.
నా వైఫ్‌కేంటంటే, ఇలా వెబ్ సీరీస్లు, లాకపోతే సినిమాలు చూడ్డం నాకులాగే సినిమాలవి చూడ్డం అనవాట అలవాటనమాట.
ఓకే. ఓకే. హ్మ్.
సో, ఇద్దరూ కలిసి చూసినప్పుడు ఒక్కొక్కసారి అంటే, ఆ సీరియల్ పర్టిక్యులర్ టైంకి ఆ సీరియల్ పెట్టుకొని ఇద్దరూ జూస్తారు. తర్వాతయి అదయిపోంగాల్నే ఇద్దరూ కలిపి సీరీస్లు గూడా చూస్తా ఉంటారు.
ఓహ్! అండర్‌స్టాండింగనుకోవచ్చు ఇది. <chuckles>
ఆ! ఏది మరీ ఎంత అండర్‌స్టాండింగ్. అంటే, నేను ఇంటికొచ్చాక, లాపోతే మా నాన్న ఇంటికొచ్చాక కూడా మమ్మల్ని పట్టిచ్చుకోకుండా దాని గురించి చూస్తూ మళ్ళీ డిస్కషను.
<giggles> డబుల్ అండర్‌స్టాండింగ్. <chuckles>
<chuckles> ఆ! డబల్ అండర్‌స్టాండింగిది. మేమిద్దరమేమో నాన్నేమో నా వైపు చూడ్డం, నేనేమో ఆయన వైపు చూడ్డం, సర్లే ఆళ్ళు పట్టిచ్చుకోర్లే గానీ మనమే తిందాం అని జెప్పి మేమందరం <chuckles> మేమిద్దరం రెడీ జేసుకొని, మేమిద్దరం తినేసి అక్కడికెళ్ళి కూర్చుంటే కానీ ఆళ్ళు మమ్మల్ని పట్టిచ్చుకోరనమాట.
అదదే. అయ్యో! హ్మ్. ఓకే. కానీ, అలాగే ఉండాలిలెండి. క కలిసుంటేనేమో గదా బావుంటది. కొట్టుకుంటే కన్నా. ఓకే. ఓకే. నైస్.
అదే. కానీ ఎప్పుడో నెలకొకసారో, నెలకి రెండు సార్లో, చిన్ని, చిన్ని గొడవలువుతాయి. అయ్యి పెద్ద పెద్ద ఏముండవు. ఆ కూర అక్కడి నుంచి తీయలేదనో
ఓహ్! నెలకొకసారి, రెండు సార్లంటే అసలు చాలా తక్కువండి. రోజుకయ్యేవి కూడా చూడ్ చూస్తూనే ఉంటాం. <laughs> ఓకెకె. చాలా బా జెప్పారండి. మీ కుటుంబంలో ప్రేమను సాధారణంగా ఎలా వ్యక్తపరుస్తారనేది చాలా బా మాట్లాడారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
<chuckles> చాలా తక్కువంటరా! ఓకే. నాకు కూడా అండి. మొత్తం ఇలా మీతో పంచుకోవడం అలాగా నాకు చాలా ఆనందంగా అనిపిచ్చింది. ధన్యవాదాలండి.
<giggles> ధన్యవాదాలు.